అంటే ఎక్కువ డబ్బులు ఆశ చూపించారా?
ఆశ చూపిచ్చాను కాబట్టి ఒచ్చాడు వాడు. వాడు తాగేసున్నాడో వాడి నేచరే అంతో తెలిదు గాని, అప్పుడొచ్చి గాలి కొడితే అప్పుడు మళ్ళి గాలికిచ్చాను నేను లిటరల్లి గాలికిచ్చాను నేను. ఎందుకంటే మదర్‌కి బాలేదు. నేను అప్పుడు ఇంకా వేరే షాపు దగ్గరలో ఎక్కడ లేదసలు.
ఆ! ఆ! ఆ! ఆ! గాలికి 500 ఇచ్చారంటే <laughs> హ్మ్. అవునవును. ఎంతైనా మీకింకొక ఆస్కారం లేదు. హ్మ్.
ఆస్కారం లేదు కార్ పార్క్ చేసుండలేను గూడా. వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ముందుకెళ్తే హ్మ్, అంటే గాలి కార్లో ఏంటంటే ఒకసారి కొడితే కొంచెం ప్రాబ్లమ్ చిన్నదనుకోండి ఒక టు త్రీ టు హార్స్ ఒస్తుంది గాలి కొడితే.
అవును. హ్మ్. ఆహాహా! ఓకే.
సరే నెక్స్టెక్కడైనా కొంచెం ఫెసిలిటీస్ ఉన్నది కాస్త ఊర్లో కొట్ ఆహ్, రిపేర్ చేయించుకోవచ్చు. ముందు బయలుదేరాలని అలా, అలా అయిందనమాట అది ఇంకో అడ్వెంచరు. <chuckles>
హ్మ్. అలాగే మీరు ఎప్పుడైనా మీ స్నేహితులతో కలిసి ఏదైనా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ ఏమన్నా జరగనియా?
హ్మ్. హుహు.